ఓకే.
ఇప్పుడు మిడి మిడిగా చదివినా అప్పుడు ఆ ఎంసెట్ మంచి రాంక్ సంపాదించాడు. మంచి కాలేజ్‌లో సీటొచ్చింది జాయినయ్యాడు. ఆ తర్వాత పెద్ద కంపెనీలో జాయినయ్యాడు. ఐటీ కంపెనీ. ఆ! అద్ ఆ!
హ్మ్. అవును. హ్మ్. అవును. హ్మ్. <chuckles> నిజమే కొంతమంది స్టూడెంట్స్ అప్పటివరకు స్లో‌గా చదువుతారు. కొన్ని కొన్ని సార్లెటంటే ఏదో ఎక్కడో ప్రేరణ పొంది లేకపోతే వారిని వారి గ్రహించుకొని అంటే వాళ్ళ శక్తిని గ్రహించుకొని ఇంకా చదవచ్చు అని హ్మ్.
అవును. ఆ! అదే. వాళ్ళ శక్తిని గ్రహించుకొని అలా ముందుకెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉంటారో. అలా కూడా ఉన్నారు. ఆహ్, మాములుగా ఉండేవాడని మేము అనుకుంటూ ఉంటాం మేం టీచర్లు గూడాను. ఆహ్, వీడసలు మామూలు అవరేజ్‌గా ఉండేవాడు. ఒకటి చెప్తే ఒకటి రాసేవాడు అక్కడ. సగం సగం రాసి ఒదిలేసేవాడు. ఆహ్, అలాంటి వాడు కూడా ఎంత పె పెద్ద పొజిషన్కొచ్చాడంటే అది ఏంటంటే స్వయం కృషి.
అవును. అవును. <chuckles> అవును. హ్మ్. <chuckles> నిజమే నిజమే. <chuckles> నిజమే. అవును. హ్మ్. అవును. అవును. నిజమే అండి. స్వయంకృషి.
అది నేను, అది నేననుకుంటాను. వాడు స్వయం కృషితో అలాగా అంత పైకొచ్చాడు. అది. కృషి లేకుండా హ్మ్. కృషి లేకుండా ఏది సాధించలేం. ఏదో అది. అది కూడా
హ్మ్. అవును. అవును. స్వయం కృషి అనేది ఖచ్చితంగా ఉండాలి. మనిషికి. హ్మ్. అవునండి. అయితే ఈ పనిలో ఇలా అర్థవంతంగా ఉన్నప్పుడెంటంటే మనకు ఆ వేతనం గాని, ఆ భద్రత గూడా చాలా అవసరం గదా! చాలా ఇంపార్టెంట్. మీరు మి మీకై మీరైతే దాన్నె విధంగా చూస్తారండి. ఆ బాలన్స్ ఎలా జెస్తారు?
అవును. కరెక్ట్. ఆ! బాలన్సంటె వేతనాలు కూడా మా టీచర్‌లకొంచెం తక్కువే <chuckles> ఒస్తుంది. ఆ తక్కువగా అలవాటు పడిపోయామా అని అనిపిస్తుంది కూడాను. ఈ ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళకి వీళ్ళలాగా మాకు రాదు. కానీ
హ్మ్. <chuckles> ఓకే. హ్మ్. అవును. ఆహా! కానీ సం సంతృప్తి మాత్రం మీకే ఎక్కువ ఉంటుంది. వాళ్ళకంటే మీకు.
సంతృప్తి మాకెక్కువుంటుంది. ఎందుకంటే ఇంకోటి మేము కుటుంబాన్ని గూడా చాలా సవ్యంగా నడుపుకోగలం. 3:30కె ఒచ్చేస్తాం. 3:30 4 లోపున ఒచ్చేస్తాం ఇంటికి. తరువాత నా పిల్లలు కూడా ఆ స్కూల్లొ నాకు సీట్ రావడం, వాళ్ళు గూడా నాతో పాటు రావడం, ఇవన్నీ నాకు కలిసొచ్చాయి.
హ్మ్. ఓకే. ఆ! నిజమే. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్.